ఆహ్, పవన్ కళ్యాణ్ గారే నండి. అంటే ఆఫ్టర్ 'భీమ్లా నాయక్' ఆహ్, 'హరిహర వీరమల్లు' చూసిన తరువాత 'ఓజీ' లుక్స్ మీద నాకంత ఎక్స్‌పెక్టేషన్స్ లేవండి. ఒక ముసలి గ్యాంగ్‌స్టర్ లాగానే కనిపిస్తారేమో అనుకున్నాను గాని, లిటరల్‌గా ఓజీ మూవీ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన లుక్కు, ఆయన అంటే 'పంజా' మూవీలో ఆయనా, నాకు చాలా ఇష్టమనమాట. ఆయన గ్రూమింగ్ అసల ద పర్ఫెక్ట్ స్టైలిష్డ్ అనమా అట ఆయనకు దొరికింది. ఆ లుక్‌ని అంటే పంజా మూవీలో 100% హ్యాండ్సమ్‌గా ఉంటారు. ఎయిటీ టూ నైన్టీ పర్సెంట్ ఓజీలో రీక్రియేట్ చేయగలిగారు. ఆ నేను నిజంగా 'వకీల్ సాబ్' అవన్నీ చూసిన తర్వాత ఆ పవన్ కళ్యాణ్ గారి స్టైల్ మీద నేను హోప్స్ వదిలేసాను. మొత్తం.
అచ్చా! ఓకె. హుహు. ఓకె. హ్మ్. చాలా బాగుంటుంది. పంజా అవును, అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. నిజమే. నిజమే. అవును, అవును. నాకు మీరు ఇంక తారక్ పేరు చెప్తారేమో అని ఎదురు చూసా, ఎందుకంటే తారక్ కొత్త సినిమాల్లో ఎలా ఉంది <giggles>
ఆ! ఆయ్ ఆయన ఆబ్వియస్లీ అండి. ఆయన అంటే నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెంటనే అదే స్ట్రైక్ అయింది, పవన్ కళ్యాణ్ గారి గురించి. బట్ తారక్ గారు ఆఫ్టర్ 'రాఖీ' ఆయన సర్జరీ తర్వాత
నాకు గుర్తొచ్చి ఉంటుంది. అవునులెండి. అవునులెండి. ఆఫ్టర్ 'రాఖీ' ఆహ్, 'టెంపర్' నుంచి ఆయన మేకోవర్ అద్భుతం అసలు. హ్మ్. అంటే ఆయన వెయిట్ తగ్గినాక కూ ఆ! ఆ! సారీ చెప్పండి.
అవును. ఆ! యమదొంగ లాంచ్ అసలు బాగుంది. యమదొంగ లాంచే అసల అది అప్పటి వరకు ఆయన దాచేసారు చూపిచ్చకండా రాఖీ తర్వాత ఆయన మైక్ మేకోవర్ అంత. సడెన్‌గా అట్లా ఆహ్, ఆ సాంగ్ వస్తది కదా! రంబ గారితో ఇట్లా కట్లన్ని ఉప్పేసుకొని అట్లా మనిషి అట్లా ఆహ్, ఆహ్, ఫ్లాష్ అవ్వంగానే లిటరల్లీ చాలా సూపర్ అనిపిచ్చారు. కానీ కంత్రీలో మరి ఓవర్ అయిపోయింది మరీ అయిపోయారు.
హ్మ్. హ్మ్. అవును, అవును, అవును. అవును. రైట్. నాచోరి నాచోరి. ఆ! రైట్. ఆ! మరీ లీ అవును. చాలా లీన్ అయిపోయి పీక్కు పోయినట్టు అనిపిచ్చింది.
అవును ఇప్పుడు మళ్ళీ అదే లుక్‌కి వచ్చేస్తున్నారు అదే భయం వేస్తుంది.